జీవితంలో మనిషి ఎదగాలి అనుకున్నప్పుడు, కొన్ని విజయాలు తప్పవు, కొన్ని అపజయాలు తప్పవు. అలాగ మీరు విఫలమైనప్పుడు, అంటే మీరు అపజయాన్ని కానీ ఇలాగ ఏదైనా ఎదుర్కొన్నప్పుడు <smacks lips> అసలు మీరేం భావిస్తారు దాని గురించి, ఎలా బయటకొస్తారు? ఏమైనా ఉన్నాయా చెప్పడానికి?
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. యాహ్! షూర్ అండి. ఎట్లంటే, అంటే సూటిగా చెప్పాలంటే, విఫలం అవ్వడం అంటే నాకు మొదటిగా కంటే ఫస్ట్ నాకు కొంచెం షాక్‌గా అనిపిస్తుందండి. ఫస్ట్ అంటే అక్ అక్ మరి ఆ కొన్ని క్షణ ఆ క్షణంలో అంటే క ఆహ్, టైమ్ ఆఫ్ స్పిరిట్‌లో ఎట్లంటే, ఎంత షాక్‌గా అనిపిస్తుంది. అంటే <sniffs> ఎందుకు నేను ఓడిపోయాను? ఎందుకు నాకు ఇట్లా అయిపోతుంది? ఎందుకు విఫలం పొందాను అన్నట్టు నాకు కొంచెం షాక్‌గా అనిపిస్తుంది.
ఎందుకని? అంటే, మీలో మీరే మదన పడిపోతా ఉంటారా ఇట్లాగా?
యాహ్! డెఫినెట్‌లీ అండి. అంటే, ఎందుకంటే?
అంటే ఏదన్నా సంఘటన ఉందా? అంటే ఎలాగంటే ఎప్పుడన్నా మరి ఎక్సామ్‌లు రాసినప్పుడా? లేకపోతే ఏదన్నా ఫెయిల్ అయినప్పుడా? ఎలాగా? ఏదైనా క్రికెట్ ఏదన్నా మీరు ఏదైనా ఆడుతున్నప్పుడు కానీ, ఆట ఆడుతున్నప్పుడు కానీ ఇట్లాగా ఏదైనా ఓ సందర్భం ఏమైనా ఉందా?
యాహ్! డెఫినెట్‌లీ మీరు అడిగినప్పు హ్మ్. మీరు మీరు అడిగినట్టు ఎలా అంటే నేను అ విఫలమైనది అంటే నాకు ఎగ్జామ్ రాసినప్పుడు అని చెప్తా ఉంటానండి. నేను యాక్చువలి నేను, నేను
హుహు. ఏం ఎక్సామ్ అండి అసలుకు అది సబ్జెక్ట్‌ల గురించా అండి, కాలేజ్‌లో?
అంటే, నేను యాక్చువల్లీ కాంపిటీటివ్ ఎక్సామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. సో నేన
అవునా! మంచిదండి, చాలా మంచి విషయం అసలకి.
హ్మ్. సో, నేను అక్కడ అంటే నాకు నేను కోచింగ్ తీసుకొని, నాకు కోచింగ్ 1 ఇయర్, 1 ఇయర్ అండి ఫస్టు. ఆ 1 ఇయర్‍లో నేను ఏమంటే జస్ట్, నార్మల్ ఆహ్, ఎట్లంటే వాళ్ళు ఆహ్, అంటే వాళ్ళు కోచింగ్ సెంటర్ వాళ్ళు పెట్టే వాళ్ళు ఎగ్జామ్స్ మాత్రమే రాశాను. సో ఆ టైంలో ఎట్లంటే నాకు కొంచెం, కొంచెం అంటే వస్తుంది కదా! మైండ్‍లో గ్రిప్ అనేది వస్తుంది ఒక సబ్జెక్ట్ మీద. సో ఈ ఈ
ఓకె. అంటే, మీకు కోచింగ్‌లో, కోచింగ్‌లో ఎక్సామ్స్ పెట్టారని చెప్పారు కదా! అప్పుడు ఎలా వచ్చాయి మీకు మార్కులు?
అవును. అ! డెఫినెట్‌లీ, కోచింగ్‌లో ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఫస్ట్‌లో నాకు అంటే ఫస్ట్ కోచింగ్ ఆహ్, ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు, నాకు కొంచెం తక్కువగానే వచ్చాయి. ఎందుకంటే ఆహ్, నాకన్నా అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు కదా! సో వాళ్ళు మేమందరం కలిసి రాయడం వల్ల, నాకు డెఫినెట్‌గా తక్కువనే వచ్చినయి. బట్ అప్పుడు నేను ఎక్కువగా రిగ్రెట్ ఏం ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నేను నాకు అదే ఫస్ట్ స్టేజ్, అంటే నేను అక్ అప్పుడే ఎంటర్ అయ్యాను.
అవునండి. హుహు. అంతే కదా మరి. అంటే మీరు ఇప్పుడు, ఈ అంటే ప్రాక్టీస్ చేసింది ఎన్ని రోజులకొకసారి ఎక్సామ్ పెడతారు మీకు? జాయిన్ అయిన తర్వాత.
యాహ్! డెఫినెట్‌లీ, ఫస్టు ఆహ్, అంటే ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళకి, ఫస్టు ఎట్లంటే 2 వీక్స్ వరకు ఏమి ఎగ్జామ్స్ పెట్టరండి. నెక్స్ట్, నెక్స్ట్ థర్డ్ వీక్ నుంచి ప్రతి వీక్ అంటే సండే హాస్ ఎ ఎగ్జామ్ స్లాట్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లంటే మార్నింగ్ 7-10 వరకు ఆది ఎగ్జామ్ స్లాట్ అది మొత్తం సండే ఎగ్జామ్ ఉంటుంది 10 వరకు. నెక్స్ట్ 10 తర్వాత కొంచెం బ్రేక్ ఉండేసి, 1-3 వరకు మనకి ఇచ్చిన పేపర్‍ని ఎక్స్‌ప్లేనేషన్ చేస్తారు.
అవునా? హుహు. అవునా! అలాగా. ఓకే. బాగుంది కదా చక్కగా మరి. దీన్ని ఉపయోగపరుచుకున్నారా? సద్వినియోగ పరుచుకున్నారా దీన్ని మీరు?
హ్మ్. హ్మ్. ఆ! సో యాహ్! అఫ్ కోర్స్. ఎట్లా అంటే అది ఎట్లా సద్వినియోగపరుచుకున్నాను అంటే. నార్మల్‌గా ఫస్ట్ స్టార్టింగ్ ఎళ్ళినప్పుడు నాకు నిజం చెప్పాలంటే ఆహ్, మధ్యలో వదిలేసి రావాలనిపించిందండి. ఎందుకంటే ఫస్టు నాకి అక్కడ పోంగానే ఆహ్, ఇ ఫస్ట్ ఏమి అర్థం ఏమి అర్థం కాదు. సరే అర్థం చేసుకోవాలి అని అనుకోని ఉన్ని ఉండి. ఆ! ఆ టైమ్‌లో ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తాం. మీరు చెప్పినట్టే అంటే ఇప్పుడు ఎట్లా అంటే కొంచెము ఆహ్, ఎవ ఎవరికైనా అంటే వాల్ మాతో పాటు ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్‌తో ఉంటారు. సో, వాళ్ళు ఎగ్జామ్స్ రాసినప్పుడు హ్మ్. సో, వాళ్ళ ఎగ్జామ్స్
హ్మ్. ఎందుకని అలాగా? హుహు. కరెక్టే. వాస్తవం మీరు చెప్పింది. కానీ ఇక్కడ ఈ ఆలోచన అనేది ఎక్కడి నుంచి వచ్చింది మీకు అసలకి? ఈ కాంపెటిటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అనే ఆలోచన.
అంటే డెఫ్ అంటే మా బాబాయ్ ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇట్లనే ప్రిపేర్ అయ్యి ఆ ఆయన 3 ఇయర్స్ నాన్ స్టాప్ అంటే 3 ఇయర్స్ ప్రిపేర్ అయ్యారు. అండ్ ఆహ్ 1 ఇయర్ కోచింగ్. అంటే 4 ఇయర్స్ అనుకోండి. 4 ప్రిపేర్ అయ్యారు. ఆయనకి ఇప్పుడు గ్రూప్-1 ఆహ్ మొన్న గ్రూప్-1 రిజల్ట్స్ వచ్చాయి కదా! సో, దాంట్లో వచ్చింది.
అవునండి. గ్రూప్-1 లోనే కొట్టారాండి?
సో, దాన్ని అంటే మొన్న అంటే ఇప్పుడు ఆయన న్ అన్న త్ ఆల్రెడీ 4 నుంచి ప్రిపేర్ అయితున్నారు కదా! సో, నేను అ ఆయనకి మొన్న వచ్చింది. బట్ నేను 1 ఇయర్ ముందే జాయిన్ అయ్యాను అన్నమాట.
అవును.
సో, ఇక్కడ వేరే వాళ్ళకి మాకందరికీ కలిపెట్టి పెట్టడం వల్ల ఎగ్జామ్సు వేరే వాళ్ళకి అందరికేమో ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి. నేనేమో లోలో ఉంటున్నా. అసలు నాకు అర్థం చే ఏమి చేయాలో అర్థం కావట్లేదు. సో, ఆ టైమ్‌కి నేను మీకు చెప్పినట్టు
అర్థమవుతుంది. పర్లేదు, పర్లేదు. ఇబ్బంది ఏం లేదండి. కాకపోతే ఏంటి అనంటే, ఇప్పుడు మీరు దాని తర్వాత మంచిగా చేసారండి లోపలంతా కూడాను. మీ ప్రయత్నం ఇప్పుడూ, ఎంత లేదనుకున్నా గాని నీకు పాతవారితోటి పెడితే మీ కాంపిటీటివ్నెస్ అనేది పెరిగిద్ది గదా! అది వారి ఉద్దేశం ఎందుకు అనుకోలేదు మీరు అక్కడ...
యాహ్! డెఫినిట్‌లీ అండి. హ్మ్. అవునవును. అంటే ఆ! అనుకున్నాను డెఫినెట్‌గా అనుకున్నాను. ఫస్ట్ అనేది అట్లా అనిపించింది. అనిపించిన వెంటనే ఇప్పుడు నార్మల్‍గా ఇప్పుడు, మనకు తెలిసిన వాళ్ళకి ఇట్ల ఇట్లా ఉంటుంది. అంటే, నాకు ఏమి అర్థం కావట్లేదు. సో, వాళ్ళకి అన్నీ మార్క్స్ వస్తుంటే నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది. అన్నట్టు మాట్లాడాను. సో, వాళ్ళు గూడా నన్ను మోటివేట్ చేసారండి. ఎలా అంటే, "ఫస్ట్‌లో అందరికీ ఎవరికైనా అంతే ఉంటుంది. నువ్వు పోయిన 1 మంత్‌కే ఇట్లా అంటున్నావు. మేము ఆహ్, ఆహ్, మేము 3-4 ఇయర్స్ వరకు ప్రిపేరయ్యి. ఇప్పుడు వచ్చింది గాబట్టి ఇంకా మేము కొంచెము, కొంచెం రిలీఫ్ ఉన్నాము. ఆహ్, నెక్స్ట్ రాకపోతే మేము నీకన్నా ఎక్కువ ఉండేవాళ్ళం కదా!" అనేసి వాళ్ళు జెప్పారు. సో, నేను ఇప్పుడు
ఆ తర్వాత ఆహ్, భావించారా? ఎలాగా? అంటే, ఇక్కడ వాస్తవమే వాళ్ళు చెప్పింది కూడాను. ఇక్కడ చూసుకుంటే గనక
హ్మ్. అందుకే నేను వచ్చింది. 1 మంత్ అయినట్టు, 1 మంత్ అయింది. నాకు ఎందుకు అంత తొందర అనేసి నాకు నాకు అంటే ఉంటుంది గదా తొందర ఎవరికైనా. తొందరగొస్తే తొందరగా ఎళ్ళిపోదాం అన్నట్టు ఎవరికైనా ఉంటుంది.
ఖచ్చితంగాను, ఖచ్చితంగాను. అది మాత్రం వాస్తవం. కానీ, ఇక్కడ చూసుకుంటే గనక మరి తల్లిదండ్రులది సపోర్ట్ అనేది ఎలా ఉంది మీకు?
హ్మ్. యాహ్! డెఫినెట్‌లీ అండి. తల్లిదండ్రుల నుంచి నాకు ఫుల్ సపోర్ట్ అండి. మీకు ప్రతి విషయంలో అంటే, నాకు ప్రతి విషయంలో ఏం కావాలన్నా, ఎప్పుడు ఏం కావాలన్నా నాకు అందిస్తారండి. అది పుస్తకం కావచ్చు. నెక్స్టు స్టడీ హాల్‌కని మేము సపరేట్‌గా స్టడీ హాల్ తీసుకున్నామండి. అంటే, నార్మల్‌గా కోచింగ్ కోచింగ్ అయిపోయాక, మేము అంటే రూమ్‌లలో మేము అందరం కలిసి ఉంటాం. బ్యాచిలర్స్ కదా. సో, ఎవరికీ వాళ్ళు చదువుకుంటే, కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. ఆ స్టడీ హాల్ అనేది ఏంటిదంటే, మాకు అంటే రూమ్ ఒక క్యాబిన్ అనేది ఆహ్, మాకు కేటాయిస్తారు. దాంట్లో హ్మ్. ఆ కేటాయిస్తారు. త అవి ఇచ్చేసారు. దాంట్లోనే మనం వెళ్ళేసి మార్నింగ్ 6 టూ యాహ్! నైట్ 11 వరకు మన ఇష్టం అండి. ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా ఎళ్ళొచ్చు. చదువుకోవాలి. బట్, నో డిస్టర్బెన్స్, నో యూజ్ ఆఫ్ ఫోన్.
అవునా! మంచిది. అంటే, స్టడీహాల్ అంటే ఏంటండి? అవును. ఇచ్చేస్తారు మీకు. ఖచ్చితంగాను అలాగా. అవునా! ఓకే. చక్కగా ఉంది. హుహుహు. బాగుందండి చక్కగా. ఆహ్, అంటే, ఇప్పుడు మరీ ఈ ఎ ఈ కంపెటిటివ్ ఎగ్జామ్స్ అనేది ఇప్పుడు ఎన్ని రోజుల తర్వాత తీసుకున్నారు మీరు? డైరెక్ట్‌గా ఎగ్జామ్ అనేది?
డైరెక్ట్‌గా ఎక్జామ్ అనేది నేను 2 మంత్స్ తర్వాత తీసుకున్నానండి.
2 మంత్స్ తర్వాతే డైరెక్ట్‌గా తీసేసుకున్నారు.
అవునవును. ఎట్లా అంటే ఫస్ట్ అహా! 2 మంత్స్ అంటే ఆహ్, వన్ వన్ ఇ ఆహ్, 1 ఇయర్‌ అంటే 6 ఆహ్, 6 ఫస్ట్ 6 మంత్స్ అనేవి కోచింగ్ ఉంటుందండి.
అవును.
దాని తర్వాత 2 మంత్స్ అనేది నేను ప్రిపేర్ అయ్యాను. నేను పి ఆహ్, కోచింగ్ 6 మంత్స్ ప్లస్ ఇవి 2 మంత్స్, 8 మంత్స్ తర్వాత నేను నా ఫస్ట్ కాంపిటేటివ్ ఎక్సామ్ తీసుకున్నానండి. సో, ఆ ఎక్సామ్‌లో గూడా నాకు
హుహు. బావుంది కదండీ చక్కగా!
హ్మ్.
బాగుంది కదా చక్కగా. 8 నెలలు మీరు ప్రాక్టీస్ చేసారు ఇక్కడ.
అవునవును. సో, 8 నెలలు నేను ప్రాక్టీస్ చేసినా. ఐ మీన్ ఆ కాంపిటేటివ్ ఎక్సామ్ రాసానండి. సో, సేమ్ హాది రిజల్టు
హుహు. ఏం ఎక్సామ్ కండి? అసలు దేనికి సంబంధించిన ఎక్సామ్ అది?
అది యెస్‌యెస్‌సీజియల్ అండి.
యెస్‌యెస్‌సీజియల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌ అంతేనా?
ఆ! ఆ! స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో సీజియల్. సో, నేను అక్కడ ఆహ్, సేమ్ హ్మ్. నేను ఫస్ట్‌లో మాట్లాడుకున్నట్టే. ఆహ్, ఇప్పుడు అందరు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మా చెప్పినట్టే మా బాబాయ్ వాళ్ళు 3 ఇయర్స్ కదా! సో, వాళ్ళు గూడా వాళ్ళకి గూడా ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళు మనకన్నా తోపులై ఉంటారు గదా! సో, అట్లనే నాకు అక్కడ సేమ్ నాకు గూడా అక్కడ అంతే వచ్చినాయండి. అంటే మార్క్స్ తక్కువ వచ్చినాయి. ఆహ్, సో, అక్కడ ఇగ తక్కువ రావడం వల్ల నేను కొంచెం ఎట్లంటే బాధగా అనిపిస్తుంది గదా!
ఓకే అండి. ఆ! అవునండి. ఖచ్చితంగాను. అవునా! కచ్చితంగాను. అది మీ మొదటి అడుగు. అంటే, ఇక్కడ మీరు గమనిచ్చేరా? మీ ఇన్స్టిట్యూషన్‌లో, ఇప్పుడూ ఆహ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాద్దాం అనుకున్నప్పుడు, ఒక నెల్లో ప్రాక్టీస్ చేసినోళ్ళు, ఒక్క రోజు ప్రాక్టీస్ చేసినోళ్ళు, గత 3 సంవత్సరాల నుంచి, 4 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసినోళ్ళు కూడా, రాస్తా ఉంటారు ఎ ఎగ్జామనేది. ఇక్కడ కాంపిటీటివ్‌నిస్సనేది, దాని గురించే చెప్పారు వాళ్ళ వాస్తవంగా. దానికోసం అని చెప్పేసని, మీరు నెల రోజులు ఉన్నా గానీ, 2 వారాలు ఉన్నా గానీ, అందరితోటే ఖచ్చితంగా కలిసి రాయాలి అని చెప్పేసన్న ఇది, ఆహ్, కాంపిటిటివ్‌నెస్ అంటే, పోటీ వాతావరణవనేది మీలో మీకే తీసుకొచ్చారతను.
హ్మ్. సో, మొదటిగా హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. అవునవును. అవునండి డెఫ్‌నెట్లీ. అవునవును. అవునండీ, అవును. అవునవునండి. మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్. సో, నేనక్కడ ఆ టైంలో నాకు మొదటిగ బాధ ఉన్నా, అంటే కొన్ని నిమిషాలు త అంటే కొన్ని ఆహ్, రోజులు కొన్ని సే అంటే ఇట్లా, కొన్ని గంటలట్ల తర్వాత, నాకు నేనే అనుకున్నాను. అసలు నేనెక్కడ తప్పు చేసున్నాను? ఏంటి? అనేసి. ఆహ్, మళ్ళీ ఇలా కాకుండా ఏం నేనేం మార్చుకోవాలన్నట్టు, నాకు నేనే క్వషన్సేసుకున్నాను. సో, కొన్ని కొన్ని సార్లిట్లాంటి
హ్మ్. అదే కదా! అంటే ఏమేం కొషెన్సేసుకున్నారు మీరు? ఎక్కడ తప్పు చేస్తన్నారు? నువ్వు అని చెప్పేసనా? లేకపోతే ఏంటి అసలకి? ఆ కొషెన్సేంటి?
అంటే, నాకిపుడు ఇప్పుడు ఆహ్, ఇప్పుడు అంటే నార్మల్‌గా మనకిప్పుడూ ఎగ్జామ్స్ రాసేస్తాం. ఎగ్జామ్స్ రాసేసేసినాక, ఒక 2 డేస్ తర్వాత, మనకి కీ పేపర్ అనేదిస్తాడు.
అవును. ఓకే. ఓకే. 2 డేస్ తర్వాతే, వచ్చేస్తది కీ పేపరు.
సో, కీ పేపరు హ్మ్. అండు, మేం మీకు ఆల్రెడీ కోచింగ్ సెంటర్‌లో ఉన్నాము. అటే, వాళ్ళు కోచింగ్‌లు కూడా చెప్పేసారనమాట, కీ పీపరు. అంటే వాళ్ళకి అంటే గుర్తున్న కొషన్సే. అన్నీ చెప్పరు. ఎందుకంటే, వాళ్ళకి గూడా తెలియదు కదా! కొషన్ పేపర్ వాళ్ళకేం రాదు. సో, ఒక్కొక్క స్టూడెంట్, ఒక్కొక్క కొషన్ గుర్తుంచుకొని మేం చెప్తామనమాట. అంటే, వాట్సప్ గ్రూప్‌లో పెడితే, వాళ్ళు ఆన్సర్ చెప్పడానికి ట్రై జేస్తారు. సో, అప్పుడు ఓక కొంచెం ఎయిటీ పర్సెంట్ వరకు ఆన్సర్సొచ్చేసినా, నెక్స్ట్ 20% ఆన్సర్స్ ఇట్లా కీ పేపర్ చూసుకొని, నేనెక్కడ తప్పు చేశాను? ఏంటి? అన్నట్టు, ఇప్పటికి నేను నేర్చుకునే ఇప్పుడు నాది ఆహ్, ఎట్లంటే ఇది 1 ఇయర్ అవ్వడానికొస్తుందండి నాది. కోచి ఆహ్, అంటే కోచింగ్ 6 మంత్సు. అదొక ఇప్పుడొక ఇవి 6 మంత్సు. 1 ఇవు రావడానికొస్తుంది. నేనింకా అంట్
ఖచ్చితంగాను. అవును. హుహుహు. ఓకేనండి బాగుంది. ఓకే. బావుందండి చక్కగా. హుహు. మరి తర్వాత ఇంకేవైనా ఎగ్జామ్ రాసేరా, ఇయన్నీ ఐన తర్వాత?
అహ! దాని తర్వాత దాని తర్వాతేం రాయలేదండి నేను. నార్మల్‌గా అం
అయ్యయ్యో! ఒక్క ఎగ్జామ్ దగ్గరే ఆగిపోయారా మీరింక?
డెఫినిట్‌లీ ఒక ఎగ్జామ్ అండి.
లేకపోతే ఏమన్నా పడలేదా? గవర్నమెంట్ పోస్ట్‌లు అట్లాంటియి.
పడలేదండి, పడలేదు. ఇప్పుడు మనకి ఆహ్, ఇట్లా ఇక్కడ మన స్టేట్ వైజ్‌గా ఏం పడలేదు. అండ్ అక్కడ కూడా ఆహ్, పడలేదు. సో, ఇప్పుడు నేను దాని మీద ప్రి సెంట్రల్ వైజ్‌గా కూడా
సెంట్రల్ వైజ్‌గా కూడా ఏం పడలేదు. మరి ఇప్పుడు ఇది ఇలా చూసుకుంటే, మరి ఇప్పుడు కాంపెటిటివ్ ఎగ్జామ్సే అని చెప్పేసి చూసుకుంటే, మీకు టైమ్ అనేది వేస్ట్ అవ్వదా ఇక్కడ?
అవును. డెఫినిట్‌గా అవుతుంది. బట్ ఇక్కడ మనం టైమ్ అనేది వేస్ట్ అవుతుందా? అంటే అవుతుంది అంటే, నేను డెఫినిట్‌గా అవుతుంది అని చెప్తాను. బట్ ఇక్కడ టూ చాన్సెస్ ఉన్నాయండి. అవుతుంది కానీ మనకి టైమ్ వేస్ట్ మన అంటే, ఇప్పడు ఎట్లా మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు. అంటే, జీరో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో, ఆ టైమ్‌లో టైమ్ అవుతుంది బట్ ఇక్కడేంటంటే, మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాం. ఫస్ట్ అంటే మీకు ఈ ఇయర్‌లో రాకపోయినా నెక్స్ట్ ఇయర్‌లో రావడానికి చాన్స్‌స్ ఉంటాయి. అదొకటి చెప్పగలను నేను.
ఆ! అవునా? ఏంటి యయ్యి? ఖచ్చితంగాను. ఖచ్చితంగాను. వాస్తవం అది మీరు చెప్పింది.
అండ్ నెక్స్ట్ నువు నెక్స్ట్ ఏమైనా ఇంటర్‌వ్యూస్‌కి వెళ్ళినప్పుడు "నువ్వు ఇన్ని డేస్ ఏమి చేసావు?" అంటే, నువ్వు అక్కడ చూపిచ్చుకోవచ్చు. ఇట్ల నేను కోచింగ్ తీసుకున్నాను 1 ఇయర్‌. నెక్స్ట్ టూ ఇట్లా ఎగ్జామ్స్ అన్ని మన ప్రతి ఎగ్జామ్స్ రాసినప్పుడు ఉంటుంది గదా! ఒక మంత్, 2 మంత్స్ అన్నా గ్యాప్ ఉంటుంది గదా!
ఖచ్చితంగాను. అది హాల్ టికెట్‌ కానీ, ఏదో ఒకటి రిజల్ట్‌ కానీ, ఏదో ఒకటి ఉంటది కదా! మనకి ప్రూఫ్.
హ్మ్. సో, వాళ్ళకి చెప్పినా ఓకే. నువ్వు ప్రిపేర్ అయ్యావు. నెక్స్ట్ "నీకేమైంది?" అని అడుగుతా ఉంటారు వాళ్ళు. "ఎందుకు, ఎందుకు దాంట్లో నుంచి దీంట్లోకి వస్తూనావు?" అంటారు. ఇప్పుడు హౌసే నేను ఇప్పుడు ఒకవేళ వస్తే హ్యాపీ. లేకపోతే ఇప్పుడు నేను ఇంటర్‌వ్యూస్‌కి వెళ్ళినప్పుడు ఈ క్వశ్చన్స్ అడగితే, సో, నేను వాళ్ళకి చెప్పగలను. సో, ఇలా కొంచెం ఆహ్, నాకు బ్యాక్వర్డ్ ఉంది. సో, దాంట్లోనే ఇప్పుడు మళ్ళీ నాకు టైమ్ వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకొక 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. సో, నాకు అంతగా వేస్ట్ చేయాలన్న అవసర ఆహ్, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. సో
హుహుహు. ఇక్కడ మరీ ఖచ్చితంగాను. హుహు. అదే గదా! మరిప్పుడు చూసుకుంటే గనకా, అంటే చూడండిప్పుడు, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యారు. ఓకేనా! ఒక ఎగ్జామ్స్‌ ఆల్రెడీ ఇచ్చారు. దాని తర్వాత ఏం పోస్టింగ్ పడలేదు ఇప్పుడు. ఇంతేనా. ఆ! ఖచ్చితంగా ఈసారి మీరు, "నేను పోయినసారి తప్పు చేశాను కదా! ఈసారి తప్పు చేయకూడదు" అని చెప్పేసి అని నిలబెట్టుకొని చేస్తన్న పాయింట్ ఏంటి? నిక్కచ్చిగా.
అవును. అవును. అవును. అవును. ఆ! అవును. చ అండి. మీరు చెప్పినట్టు, నేను చేస్తున్న పాయింట్ ఏంటంటే, నాకు అర్ధమెటిక్ అనేది కొంచెం లో అండి. నేను డెఫినిట్‌గా లో.
హుహు. అది సంగతి. ఆ! ఇప్పుడు అర్ధమెటిక్ మీద మీరు ఎలాగా ఉన్నారు? దాని గురించి ఒకసారి ఏమైనా చెప్తారా?
ఎలా అంటే ఫస్ట్ అండి ఫస్టు. నేను ఎలా అంటే ఆహ్, 7కి లేస్తాను. ఎ ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరలో లేవు. నెక్స్ట్ ఇది రోజు ప్రిపేర్ అయితున్నా అంటే, 7కి లేస్తాను. నేను ఎయిట్ థర్టీ వరకు మొత్తం ఫ్రెష్ అయ్యేసి, నేను స్టడీ హాల్‌కెళ్ళిపోతాను అండి. ఎయిట్ థర్టీ టూ ఆహ్, 8:30-10 వరకు నేను ఫస్ట్ అర్ధమెటిక్కే చేస్తానండి. ఫస్ట్ పోగానే.
హ్మ్. అంతే కదా! ఓకే. స్టడీ హాల్ అనేది అది సంగతి. ఓకే. బావుంది చక్కగా.
సో, ఆ అర్ధమెటిక్ హ్మ్. అర్ధమెటిక్ చేస్తాను. అర్థమెటిక్ తర్వాత నార్మల్ సబ్జెక్ట్స్ చదివేసి మళ్ళీ ఈవెనింగు ఆహ్, మళ్ళీ 7-10 వరకు మళ్ళీ అర్ధమెటిక్ చేశానండి. బట్, లాస్ట్ ఆహ్, 9-10 వరకు మాత్రం నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈ మధ్యలో చేసిన 7-8 వరకు మార్నింగ్ చేసింది మొత్తం ఒకసారి రివిజన్ చేసుకుంటానండి. అంటే మళ్ళీ పాయింట్ టు పాయింట్ అని కాదు. నార్మల్‌గా ఆహ్, ఆ క్వెషన్ చూస్తుంటే, నీకు ఏమైనా అంటే నీకు ఏమైనా ఆహ్, వస్తుందా అన్నటు.
హుహు. చాలా బావుంది. ఇప్పుడు ఏదన్నా టక్ మని ఏదైనా క్వెషన్ అడిగినా గాని, చెప్పేంత ఇదికి వెళ్ళిపోయారండి మీరు అర్ధమెటిక్‌లో?
అంటే డెఫినిట్‌గా నేను అవుననే చెప్తాను. ఎందుకంటే, నేను అప్పటికన్నా ఇప్పుడు మస్తు ఛేంజ్ అయ్యాను చెప్తానండి. ఎందుకంటే నేను ఆహ్, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే నాకూ లాస్ట్ టైమ్ అర్ధమెటిక్‌లోనే పోయాయి. నాకూ రీజనింగ్ మంచిగానే వచ్చింది. నెక్స్ట్ జనరల్
ఈసారి అంటే మరి అర్థమెటిక్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేసినప్పుడు మిగతా పార్ట్‌లుంటాయి కదా! వాటిలో ఏదైనా తక్కువ మార్కులొస్తే మరి మీరేం చేద్దామనుకున్నారిక్కడ?
హ్మ్. యహ్! డెఫినెట్లీ వ అయన్నీ కవర్ చేస్తూ ఇది చేస్తున్నానండి నేనూ. ఇప్పుడవి ఎలా అంటే
అయన్నీ కవర్ చేస్తా ఇది చేస్తున్నారా?
హ్మ్. హ్మ్. అది ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఇదొక్కటి పట్టుకొని దాన్నొదిలేసి అవన్ని పోతాయి కదా!
ఖచ్చితంగాను మరి.
సో దానికి ఇచ్చే టైము దానికిచ్చేస్తూ, దీనికీ ఆహ్, అసలు ఆ! దీనికి ఒక 2 డేకి 2 హవర్స్ ఎక్కువిస్తున్నానండి. 1 అవర్ ఏమో నాకు ఆహ్, రివిజన్‍కి 1 అవర్ ఎక్స్‌ట్రా టైము. అంటే నార్మల్ పోయినసారి షెడ్యూల్ కన్నా దీనికి ఒక 2 హవర్స్ ఎక్కువిస్తున్నాను. ఎందుకంటే, దీని మీద నాకు కాన్సంట్రేట్ జేస్తే నాకేమైనా బెనిఫిట్స్ ఉంటాయేమో అనేసి నా మైండ్ సెట్‌తో అంటే నేను ఎక్కడ ఓడిపోను, దీంతో ఆహ్, దీనికిచ్చిన దాంతో ఓడిపోను అనేసి నాకు ఒక మైండ్ సెట్‌తో. సో నేను ఇ దాన్ని ఆహ్, అంటే బెటర్‌గా చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను.
ఎక్కువ టైమిస్తున్నారు కాకపోతే కొంచెం. ఓకె. అవును. అర్థమైంది. ఖచ్చితంగా ఉంటాయండి. ఖచ్చితంగాగను, ఖచ్చితంగాను. ఎంతా మీరు పడిన శ్రమ ఏదైతే ఉందో, మీరు ఫస్ట్ టైమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఫెయిలైయినప్పుడు అంటే ఫెయిలని అంటే ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఎక్కువ కాంపిటీషనే ఉంటదండి వాస్తవంగా. కానీ అక్కడ దాన్నుంచి మీరు బయటకొచ్చేసి, త్వరగా బయటకొచ్చేసారిక్కడ.
హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి డెఫినిట్‌గా. ఎందుకంటే, ప్రతి అంటే ఒక్కొక్కళ్ళు హ్మ్. ఒక్కొక్కళ్ళెట్లా అంటే 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్సు ఆహ్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్సూ మనకి 1 ఇయర్ 6 మంత్స్ ఎక్స్‌పీరియన్సే ఉంటుంది.
ఖచ్చితంగాను. ఖచ్చితంగానుంటారు అలాంటి గాని, అలానే ఉంటారు కాంన్డిడేట్స్ అందరూ కూడాను.
హ్మ్.
హ్మ్. దానికి మీరు సిద్ధపడున్నారు కాబట్టే మీరు ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అనే దాన్ని చూజ్ చేసుకున్నారిక్కడ మీరు. అవునా? హ్మ్. మరి దాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్తూ ఏదైతే మీరూ బలంగా అనుకున్నారో. అంటే ఒక పార్ట్‌లో ఫెయిలైనప్పుడు, ఆ పార్ట్‌లో తక్కువైంది నాకు మార్కులు అని చెప్పేసని. దానికొక 2 గంటలు ఎక్కువ శ్రమ ఏదైతే పెట్టారో, దాని గురించి మీరు చక్కగా వివరించారు. మీతో మాట్లాడడం నాకు చాలా సంతోషమనిపించిందండి. ధన్యవాదాలు.
అవునవును. అవును. హ్మ్. హ్మ్. మీతో మాట్లాడడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ధన్యవాదాలు.
ధన్యవాదాలు.